ఓహ్! ఓకే. ఆ!
అరేయ్, బానే ఉంది. అంటే, తను కొంచెం జెలస్‌లాగా. ఆహ్, నే మేము వెళ్తే ఎక్కువ మార్క్సొచ్చేస్తాయేమో అన్నట్టుగా తను వెళ్ళొద్దని జెప్పింది.
ఆహా! ఆ! అంటే ఆ! ఓకే. ఓకే. ఆ! అంటే ఆహ్ తనకీ రావేమో, తనకంటే ఎక్కువొస్తాయేమో అన్నట్టు. ఆ!
మేము సరే ఆ! అని చెప్పారు. ఆహ్, హ్మ్, తను చెప్తే మేవనుకున్నాము ఊరికే సరదాగా చెప్పిందేమోలే మాట వరసకలాగా అని జెప్పి మేము నిజంగానే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఒచ్చింది. లైబ్రరీ కార్డుంటుందనమాట మా దగ్గర స్టూడెంట్స్‌కి ప్రతి ఒక్కళ్ళకి, ఆ కార్డ్ చూపిస్తేనే ఎలోవ్ జేస్తారు. వెళ్ళేటప్పుడు ఆ కార్డ్ కలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే వెళ్దాము అనుకున్న టైంలో నెక్స్ట్ డే తనకు తెలీదు మేవెళ్ళాం. మేమేం చెప్పలేదు, అంటే, మాకసలది తెలీదు కదా తను హర్టయ్యిద్దని. ఓకే అన్నట్టుగా వెళ్ళాం. అక్కడికెళ్ళినాక లైబ్రరీ కార్డ్‌లో చూస్తే, తనకంటే మాదొక రోజెక్కువుగా అటెండెన్సుందనమాట. "ఆ! ఏంటి నిన్ననువు" అయిపోయాము. ఎలా అంటే, "నిన్న నేను వెళ్ళద్దని జెప్పా గదా! వెందుకు వెళ్ళారని," అక్కడ లైబ్రరీలోనే అందరి ముందు అడిగేశారు. మేవన్నామూ, "ఓయ్ నువ్వు సరదాగా చెప్పావనుకున్నాము, అందుకే మేమెళ్ళాము, మేము వెళ్లి నిజంగా ఏం చదవలేదు, ఇట్లాగా ఆహ్, జోక్స్ వేసుకుంటూ, కొంచెం టైమ్ పాస్ చేశామంతే, నిజంగా ఏం జదవలేదు, చదివితే జ చెప్తాం గదా నీకు చూసుకో కావాలంటే" అని జేప్పి చెప్పామనమాట. సరే, తను ఓకే అనింది అదనింది ఇదనింది, అట్లా కొంచుం తన మనసులో అయితే బాధ పడిందనుకుంటా. అప్పడికి బయట పడలేదు, నార్మల్‌గానే మాట్లాడింది. అంతా బావుంది. ఎగ్జామ్సయితే ఒచ్చేశాయి. ఎగ్జామ్స్ రాసేశాము. రాసిన తర్వాత ఏంటి అంటే, అందరికి ఒకలాగే మార్క్సొచ్చాయి. కాకపోతే, తనకంటే నాకు ఒక్క పర్సంటేజ్ ఎక్కువొచ్చాయనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆహా! హ్మ్. అవును. అవునవును. హ్మ్. ఓహ్! అక్కడ దొరికిపోయారయితే. <chuckles> ఆ! మీరు ఉన్నారు. అమ్మో! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. సరదాగా. ఆ! ఆ! అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. నలుగురికి. హ్మ్. ఓహ్! ఇంక తను మీ మీద సీరియస్సయిపోయుంటుందే.
ఆ! తనకి ఎయిటీ సిక్స్, నాకు 86.5. చెప్పాలంటే. 0.5 పర్సెంట్ ఎక్కువొచ్చింది. ఆళ్ళది
హ్మ్. ఒక్కటి గు ఆహ్, ఒక్క పర్సంట్ గూడా కాదు పూర్తిగా చూస్తే.

ఆ! అయితే ఆళ్ల అమ్మరిసినాక నేను మా ఫ్రెండ్స్‌కి జెప్పా జాను ఆహ్, హేమ‌కి, చెర్రీకి వాళ్ళు గూడా మాట్లాడలేదు. ఒక 1 మంత్, 1 మంత్ నిజంగా నేను, జాను ఒక పక్కన కూర్చునే వాళ్ళం. హేమ, చెర్రీ ఒక పక్కన. అంటే, అస్ ఒక బెంచ్ తేడా అన్నమాట. నా పక్కనే కూర్చునేది గదా! జాను నెల రోజులు నా మొహం గూడా చూడలేదు తను.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యా! అంత సీరియస్సా? ఏంటి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ వచ్చినందుకు. ఆ!
నిజమండి. అదే కదా! నాకసలు నిజం చెప్తున్నా ఇప్పటికి కూడా ఎలా అనిపిస్తుందంటే, ఆ సిట్యుయేషన్స్ తలుచుకుంటే భలే బాధనిపిస్తది. మార్క్స్ కోసం ద్ అలా ఫ్రెండ్‌షిప్‌ని వదిలేసుకుంది అని. సరే, నెల రోజులు తను మాట్లాడకపోయినా, ఆ నెల రోజుల తరువాత ఒకరోజు ఆ అమ్మాయి బడ్డే వచ్చిందన్నమాట. మేము ముగ్గురం ఏం జేసాము ఆ అమ్మాయికి పుట్టిన రోజుకి, బాధంతా తను మర్చిపోవాలి. తను కూడా బాధ పడింది మనం గూడా బాధ పడ్డాం నెల రోజులు. అప్పుడు ఎవరితో మాట్లాడేది కాదు. నెల రోజులు ఒక్కటే ఒంటరిగా ఉండేది.
ఆ! హ్మ్. నిజమే కదా! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అమ్మో! అంటే నెల రోజులు పట్టింది. హ్మ్.
మేమేళ్లి మాట్లడదాం ఆ! మేమేళ్లి బెంచ్ ఎదురు నించుకొని, చాలింకా మాట్లాడు అన్నాక మొహం తిప్పుకొని వెళ్ళిపోయే "అవసరం లేదు" అట్లా జేసేది. మేము నెల రోజుల తర్వాత ఏం చేసామంటే, పుట్టినరోజుకి ఆహ్, తనకి సెలబ్రేషన్ చేయాలి. అప్పుడన్నా కలుస్తుంది కదా! అని కేక్ తీసుకెళ్ళి, తన ముందు పెట్టి, ఆహ్, ఒక గిఫ్టిచ్చి, ఎన్ని చేసినా గానీ మాతో మాట్లాడలేదు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అయినా గూడా మాట్లాడల. హ్మ్.
ఇంకే మాట్లాడలేదు. ఆ రోజు కేక్ కట్ జేయలేదు, ఏమి చేయలేదు. "అక్కడ పెట్టండి" అని చెప్పి కేక్ తీసుకొని వెళ్ళిపోయింది. మా ముందయితే కట్ చేయలేదు. ఇంక తనేం జేసింది అంటే, ఇంటికెళ్ళిన తరువాత, మ తనకి మొహమాటం అనిపిచ్చిందో ఏమో నాకు తెలీదు గానీ, ఇంటికెళ్ళినాక కేకు కట్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ జేసిందన్నమాట. ఎదురుగా సెల్ఫీ వీడియో పెట్టుకొని. కేక్ కట్ చేస్తూ ఏడుస్తూ మాకు చెప్తుందన్నమాట. "నాకు తెలియక నేను ఇట్లా అరిచేసేసాను నా సారీ ఆహ్, నేనింకెప్పుడు మిమ్మల్ని మిస్ దూరం చేసుకొను, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. మీతో మాట్లాడాలంటే కొద్దిగా నాకు ఏదోలా అనిపిస్తుంది. మీరే నాకు ఫోను జేయండి." అని
హ్మ్. ఓహ్! హ్మ్. హుహు. ఓహ్! హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఆ! అంటే మొహం చల్లట్లేదు. హ్మ్.
ఆ! అని చెప్పిందన్నమాట. అది ఏం జేసింది? నా ఒక్కదానికే పెట్టింది గ్రూప్‌లో నుంచి లెఫ్ట్ అయిపోయిందిగా వాళ్ళిద్దరికి పెట్టడానికి. వాళ్ళిద్దరికి పెట్టలేదు. నేను తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టా ఇలా పెట్టింది జాను ఏం జేయాలని. నీకేగా పెట్టింది నువ్వే మాట్లాడు అని చెప్పి వాళ్ళు నాతో గొడవ. <chuckles> అసలు నిజంగా
హ్మ్. ఆ! అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యయ్యో! ఎటు చూసినా అందరి మధ్యలో మీరే నలిగారన్నమాటైయితే.
నేనసల అటు కాకుండా, ఇటు కాకుండా అని ఇంక నేను వాళ్ళని తిట్టేసా. ఇప్పుడు ఇది మాట్లాడుతుందండి మీరెందుకమ్మా తల్లి గొడవ జేస్తున్నారు. అందరం కలిసి ఉందాము ఇంకని వాళ్ళకి అది, ఇది చెప్తే మళ్ళీ గ్రూప్‌లోకైయితే ఆ అమ్మాయిని యాడ్ జేసారన్నమాట. ఇంక వెంటనే ఆ గ్రూప్‌లో కూడా వీడియో పెట్టేసేసి ఇంకా చెప్పి, వెంటనే గ్రూప్ కాల్ జేసి కొంచెం సేపు మాట్లాడుకొని మేమడిగాం కూడా. నువ్వు మళ్ళీ ఎక్ ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మార్క్స్ ఎక్కువస్తాయి, తక్కువస్తాయి. లేదు అంటే మాస్టరు నిన్ను తిట్టొచ్చు, మమ్మల్ని తిట్టకపోవచ్చు. లేదా మమ్మల్ని తిట్టి, నిన్ను తిట్టకపోవచ్చు ఇలా చిన్న, చిన్న విషయాలకి మాత్రం దూరం అవ్వను అంటేనే మనం మాట్లాడుకుందాము. అని ఎందుకంటేండి నెల రోజులు అందరం సతమతం అయిపోయాం గదా!
హ్మ్. <giggles> అదే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అలిగి. ఆ! హ్మ్.